ఎంట్రన్స్ ఉంటుంది. ఆహ్, దానిలో అంతా ఓకే నాకు ఎక్కడా కూడా నాకు ఇది నచ్చింది గదా! నాకు ఎక్కడా కూడా ఒక స్టాప్ పడడం, లేదు ఒక సబ్జెక్ట్ ఆగిపోయి మళ్ళీ తర్వాత రాయడం, ఇలా ఎప్పుడూ జరగలేదండి. ఫ్లో‌లో వచ్చేసాను.
అవును. ఆ! ఓకే. <sniffs> అయితే, ఇప్పుడు మీరు ఆహ్, అంటే పీహెచ్‌డీకి ప్రయత్నం జేస్తున్నారు. <sniffs> మీరు, మీరు ఏదైనా ఈ లోపల మీకు ఆహ్, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్‌లోనేమో మీరు ప్రవేశం పొంది, మీరేమో డిగ్రీ చేయగలిగారు. ఆ డిగ్రీ చేసిన తర్వాతన మీరు ఈ డిగ్రీ టైమ్‌లోనే అప్పుడు అన్నారు కదా! ఏదో ఆటోమొబైలూ, ఒక ఏదో డిజైన్ చేయాలి, అటువంటివేవన్నా ప్రయత్నాలు జేసారా?
<giggles> అవునండి. అవును. అవునండి. ఆ! యాక్చువల్‌గేంటంటే కొద్దిగా దీనిలోకోచ్చిన తర్వాత, నాకు కార్ డిజైన్ కాకుండా ఈ రాకెట్టు ఇంజిన్ మీద డిజైనింగ్ చేయాలి లేకపోతే ఇలాగా రాకెట్‌కి ఒక షేపుంటుంది చూసారా?
హ్మ్. అవునవును. ఆ!
ఆ షేప్‌కి మీద చాలా సబ్జెక్ట్ ఉంటదన్నమాట ఏరోడైనమిక్స్ అంటే ఆహ్ హ్మ్. మనం అది ఎంత స్పీడ్‌గా వెళ్ళాలి? అంటే అక్కడ ఎయిరుంటే ఆ ఫ్రిక్షన్ ఉంటదనమాట ఆపుతా ఉంటది ఎయిరు.
అవును. ఏరోడైనమిక్స్. అవును. అవును.
హ్మ్. సో ఈ సబ్జెక్ట్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది.
హ్మ్.
ఆ! ఇప్పుడు ప్రెజెంట్ గూడా ఈ రాకెట్‌కి సంబంధించిందే మొత్తం ప్రాజెక్ట్ అదీ చేసి సబ్మిట్ చేశాననమాట. హ్మ్.
ఇంకోటి రాకెట్ డిజైన్‌లో దాంట్లోని ఆహ్, ఫ్యూయల్ దాంట్లో కూడా బోలెడు టెక్నాలజీ అది ఉంది కదా! రాకెట్ సైన్స్‌లోని ఆహ్, అందులో రకరకాల ఫ్యూయల్స్ అన్నీ ట్రై జేసుంటారు. సాలిడ్ ఫ్యూయల్స్ తర్వాతన దాన్ని ఏమంటారు, ఆహ్, ఆ! ఆ! లిక్విఫైడ్ ఆ! క్రయో క్రయోజెనిక్ అనేసనీ చెప్పి ఉంటుంటాయి. ఇంజిన్ మోడలవి ఆ! ఇలాగుంటాయి కదా! <sniffs> మరి ఆహ్, ఆహ్, యాంగిల్‌లో ఏవన్నా ఆలోచించారా మీరు?
ఆ! అండి. అవునండి. లిక్విఫైడ్ ఉంటాయి లేపోతే కొన్ని సాలిడ్‌వుంటాయి. హ్మ్. రకరకాలుంటాయండి. అవును. అది ఇంజన్ మోడలు. అవునవును. అవును. అవునండి.